పాలు విరగ్గొట్టి మీరు 2, 3 కేజీస్ పన్నీరంటే ఎన్ని లీటర్ల పాలు పెడతారండి నార్మల్‌గా?
పాలు విరగ కొట్టి వెనిగరేసి ఆ! అంటే దగ్గర దగ్గర ఒక 5 లిటర్స్ పాల వరకు కాస్తామన్నమాట.
ఓకే. ఓకే. ఓకే.
ఆ! కాసిన తర్వాత అందులోని వెనిగర్ ఏసి పాలని విర విర విరిగిపోతాయి. వెనిగర్ ఏసిన వెంటనే మరుగుతున్న పాలల్లో ముక్కలు ముక్కలుగా అయిపోతది.
అవును. హ్మ్. ఓకే, ఓకే. అది మళ్ళీ బట్టలొ చుట్టట్లేదు.
బట్ట చుట్టి దాన్ని మొత్తం ఇట్లా కట్టి పెడతాం నైటంతా. కట్టిన తర్వాత అది కొంచెం గట్టిగా తయారవుతది.
హ్మ్.
అప్పుడు దాన్ని తీసి ఆహ్, ఐస్ వాటర్ ఉంటది గదా!
హ్మ్. ఓకే. అవునండి, అవును.
ఐస్ క్యూబ్ వాటర్‌లో వేసి ఆహ్, అంటే ఐస్ వాటర్‌లో వేయడం వల్ల మీకు పన్నీర్లోని సాఫ్ట్‌నెస్ ఎక్కువ వస్తదనమాట.
హ్మ్. ఓకే, ఓకే. ఐస్ వాటర్‌లో ఎయ్యాలయితే. హ్మ్.
ఈ ఆ! వేసి దాని తరువాత స్ట్రైన్ చేసి గట్టిగా అంటే దేనైనా ఒకటి ఏదన్నా ప్లేట్‌తో ప్లేట్ పెట్టి నొక్కడము అలా అంటే హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టి నొక్కుతారు.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అండి. ఆ!
అప్పుడు దాంట్లోంచి వాటరంతా వెళ్ళిపోయి మీకు గట్టిగా తయారవుతది పన్నీర్. ఆ ఆ అయితే ఇక్కడ టెక్నిక్ ఏంటంటే ఆ పన్నీర్ లోని మనము ఇప్పుడు సపోజ్ 5 లిటర్స్ పాలంటే మీకు ఇంచుమించు 1 కేజీ, 1 1/2 కేజీ పన్నీరయితే వస్తది.
గట్టి పడిపోతుంది. అవును. హ్మ్. హ్మ్. ఓకే.
దాంట్లోనే ఏం జేస్తామంటే ఒక 200 గ్రామ్స్ మైదా
హ్మ్. మైదా కలపాలి. ఓకే. ఆ!
ఆ! కలపాలి. అయితే అది కలపడంలోనే ఏంటంటే మనము కంటిన్యూయస్‌గా దాన్ని కలుపుతూనే ఉండాలన్నమాట. ఈ మైదాని
ఓకే. అంటే ఇది ఆల్రెడీ గట్టిపడి ఉంటది. దీంట్లో మళ్ళీ మైదా వేసి కలపాలి.
మైదా వేసి కలపాలి. అది ఎప్పటి వరకు కలపాలి అంటే మీకు సాఫ్ట్‌గా అయిపోవాలి. ఇప్పుడు గులాబ్ జామున్ మిక్స్ చూసారా మీరెప్పుడైనా?
అంటే నీళ్ళు ఏమి కలపన కలపకూడదా? నీళ్ళు అట్లాంటివి అంటే మధ్యలో నీళ్ళు పోసి అట్లేం లేదు.
ఏంటండి? <sniffs> ఆ! లేదు లేదు. ఇంకా అసలు వాటర్ సబ్స్టెన్స్ అసలు వాటర్ ఏ ఉండదు. అందులో ఉండకూడదు. ఈ గట్టిగా ఉన్న పన్నీరులోని ఈ మైదా వేసి కలపాలి. అంటే ఎప్పటి వరకు కలపాలి అంటే మీరు గులాబ్ జామున్ మిక్స్ చూసారా? ఎంత సాఫ్ట్‌గా ఉంటుంది.
అసలుండకూడదు. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. ఆ! అదేలెండి అర్థమైంది, అర్థమైంది. ఇది కలపడంలోనే ఉంది అసలు టెక్నిక్ అనేది. ఓకే. ఆ!
అంత సాఫ్ట్‌గా రావాలన్నమాట ఆ! అది. అప్పుడే అవి మీకు అంటే బాల్స్ మనం కొంచెం వాటర్ బాయిల్ అయి ఆ బాయిల్ అవుతున్నప్పుడు ఆ రౌండ్ గులాబ్ జామున్ లాగా చేసుకొని ఆ వాటర్ లో వదిలేస్తాము.
చిట్లకుండ హ్మ్. ఓకే.
వదిలేసి ఒక్క సెకండ్ మూత పెట్టాలన్నమాట. 2, 3 సెకండ్స్ మూత పెట్టి తీసేస్తాం.
హ్మ్. ఇది ఇంకా మామూలుగా సిరప్ హ్మ్.
అప్పుడా బాల్సన్ని ఆ! బాల్సన్ని మీకు పైకి వచ్చేస్తాయన్నమాట వాటర్‌లో వెయ్యగానే.
ఓకే, ఓకే. అదేలెండి.
అప్పుడు షుగర్ సిరప్ లోని వేస్తాం. అవి ఇవి తీసి మళ్ళీ షుగర్ సిరప్ లో వేస్తాం.
ఓకే, ఓకే. నైస్ అండి. అసలు ఇంట్లో ఇలా రసగుల్లా చేస్తారని నాకు నిజంగా తెలీదు ఇప్పుడు మీరు చెప్పింది.
హ్మ్. అంటే చాలా ఈసీ ప్రాసెస్ యాక్చువల్‌ ఇది చాలా ఈసీ ప్రాసెస్. రసగుల్లా కాకపోతే ఏంటంటే ఆ కలపడం ఉంటది గదా! మిక్స్ లోని అమ్
హ్మ్. ఓకే. ఆ! అది మెయిన్ రావాలేమో అంటే చిట్లకుండా ఉండలు చుట్టాలి మెయిన్.
రావాలి. లేకపోతే ఉండాలి. ఉండాలి, ఉండాలి. అప్పుడే మీకవి
అంటే నెయ్యట్లా రాసుకోవచ్చా?